ఓకే. ఓకే. అయితే అండి ఎప్పుడైనా ఇప్పుడు ఆహ్, కుటుంబం లేదా స్నేహితులకి బహుమతులిస్తూంటాం గదా! హ్మ్, ఆ బహుమతులని మీరు ఏవియ్యడానికి ఇష్టపడతారు? ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ అవసరం లేనిదుంటే వాళ్ళకి నిజంగానే ఉపయోగపడుం పడుతుందనుకుంటే దాన్ని ఇస్తారా? లేకపోతే కొత్తది గొని ఇవ్వడానికి ప్రయత్నిస్తారా? ఒక ఆహ్, అలానే ఇప్పుడు మీకు మీ స్నేహితులు గాని, కుటుంబ సభ్యులు గాని బహు బహుమతులిస్తే అది అవసరం లేనప్పుడు మీరు దానేం జేస్తారు?
అవునండి. అవునండి. అదే, అందు కోసం నే‌నేం జేస్తానంటే, అది రీసైక్లింగ్ టైప్ అనమాట. మ బహుమతులు ఇప్పుడు ఎలాగైపోయాయంటే ఆహ్, మనకి ఎవరైనా బహుమతులు ఇచ్చారనుకోండి అవి మనం ఇంట్లో బెట్టుకుని, వాడుకునేది లేదు పెట్టేది లేదు. అప్పుడేం జేస్తామంటే, ఈ బహుమతులకి మంచిగా నీట్‌గా మళ్ళీ ప్యాకింగ్ చేసి శుభ్రంగా కొత్త ప్యాకింగ్ చేసి ఆ ప ప్యాకింగ్‌కి ఎంత కోస్ట్ అవుతుందో రూ. 25, రూ. 30 అవుతుంది. ఆ నీట్‌గా దానికో పైన కార్డ్ పెట్టి, బెస్ట్ విషెస్ అని జెప్పేసి వేరే అకేషన్‌కి ఇచ్చేస్తామండి. సో, థట్ మనకు రెండు విధాలుగా లాభంముంటుంది. ఎందుకంటే ఒకటోది మన ఇంట్లోంచ్చి ఆ! మనింట్లోంచి స ఆ సామాను తగ్గుతుంది అవతలి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టుంటుంది. అది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.
<chuckles> ఓకే. హ్మ్. అదె. మ హ్మ్. ఓకే. ఓకే. అవునవును. నిజమే. <chuckles> అవును. అటు ఖర్చు గాదు ఇంకా అది వాళ్ళకి నిజంగా ఉపయోగబడితే ఆ సామాను గూడా బోదు. హ్మ్. హ్మ్.
ఆగ్
అవునండి. <giggles> ఇది ఇదేదో బాగుందంటే, నిజంగానే ఇట్లా జేస్తే, తప్పేమి గాదు దాంట్లో తప్పేముంది? హ్మ్.
<chuckles> తప్పేమి కాదు. ఇప్పుడు మనం మనమిచ్చిందేది తప్పు ఐటెమ్ గాదు. ఎవరో ఇచ్చింది మనకి అది ఎలాగో వాడలేదు. అది‌వ ఖాళీగా ఉంచే బదులు దానికి శుభ్రంగా నీట్‌గా మనం డెకరేషన్ జేసి, ఎందుకంటే అది అలా ఎస్‌టిస్‌గా ఇస్తే బావుండదు. అప్పటికే మాసిపోతుంది గదా! ఏదైనా మనం క్లీన్ చేయపోతే మాసిపోతుంది. లోపలదంతా క్లియర్‌గా ఉంటుంది. కానీ పైని ప్యాకింగ్ అంతా మాసిపోతుంది. ఆ మాసిపోయినదాన్ని తీసి కొత్త ప్యాకింగ్ ఏసి, నీట్‌గా చెప్పి వాళ్ళకేంచ్చి గిఫ్ట్ కింద ఇచ్చేస్తాం. వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ మనం ఏదో ఇచ్చినట్టు. మనకి ఓ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మన ఇంటి నుంచి ఒక అనవసరమైన వస్తువు బయటికెళ్ళిపోయిందని. ఆ! అలాగే ఇప్పుడు మాకే మా మా కమ్యూనిటీలో ఏంటంటే ఎవరైనా ఇంటికేళ్తే బట్టలు పెడతారు. <smacks lips> ఆ! బట్టలేటంటే ఆహ్, ఫ పాంట్ షర్ట్ పీసెస్ పెడతారు. అలాగే లేడీస్‌కి జాకెట్ పీసు లేకపోతే సారీ అలాంటివి పెడతారు. అవి కూడా నేనేమంటే వేస్ట్ చేయొద్దని జెప్తాను. ఎందుకంటే అవి ఉంచుకుని ఎవరైనా మన ఇంటికొచ్చారనుకోండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. ఓకే. ఓకే. ఆహా! హ్మ్.

ఆ నేనైతే చా చాలా తక్కువ కొంటానండి. ఎందుకంటే ఎక్కువ వస్తువులంటే, ఎక్కువ ప్రాబ్లమ్స్. మా మనకి ఒక ఇంగ్లీష్‌లో సామెతుంది. ఆహ్, ఇది లె లె లెస్ లగేజ్, లెస్ కంఫర్ట్ అని. <laughs> ఆ! మోర్ లగేజ్ మోర్ ప్రాబ్లమ్స్. అంతే.
హ్మ్. అవునవును. హ్మ్. <laughs> ఓకే. ఓకే. అవునవును. అలానే అయితే ఇప్పుడు ఒక పరిమితిలో వస్తువులు ఉంటే, సంతోషంగా ఉండటానికి అలవాట్లు ఎలా పాటిస్తారు మళ్ళీ?
అంటే పరిమిత వస్తువులంటే మనకి, మనకి టే ఒత్తిడి ఉండదండి. ఎక్కువ వస్తువులున్నాయనుకోండి, వాటిని మేనేజ్ చెయ్యాలి. వాటన్నిటిని జాగ్రత్తగా ఉంచాలి. క్లీన్ చేస్తూ ఉండాలి. మధ్య, మధ్యలో ఆ! అది యు ఉపయోగించినా, ఉపయోగించకపోయినా అవలాగా రొటేట్ అవుతూనే ఉంటాయి. మన ఇల్లు మారిపోతున్నా కూడా, ఈ వస్తువులు మనతో పాటొస్తాయి, గానీ ఆ వస్తువు ఉపయోగించేది లేదు. ఆ ఉపయోగించిన వస్తువుల కోసం దానికోసం మనం ట్రాన్స్‌పోర్ట్‌షన్ కాస్ట్ పెట్టుకోవాలి. అప్పుడు రోజు దాన్ని క్లీన్ జేసుకునే క కాస్ట్ అనవసరం మెయింటెనెన్స్‌ ఆ! అనవసర వేస్ట్ అండి ఇది. యాక్చువల్‌గా మీరు ఎంత తక్కువ వస్తువులతో ఆహ్, అంత ఉపయోగం. ఆహ్, ఆ! అది.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అదే! అదే. ఆహా! అదే జీవనశైలి చేస్తే అంత మంచిది. అయితే మీరు ముందు నుండే ఇలా ఉంటుండేనా? అంటే, ఇలా ఓన్లీ ఒక పరిమిత వస్తువులతోనే జీ జీవిస్తుండేనా? లేకపోతే ఈ మధ్యలోనే ఏమన్నా స్టార్ట్ జెశారా?
ఆ! అంటే యాక్చువల్‌గా మేం పేరెంట్స్‌తో ఉండేవాళ్ళమండి. పేరెంట్స్‌తో ఉన్నప్పుడు వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఏ వస్తువుని తీసి తీయనిచ్చేవారు కాదు. <chuckles> వాళ్ళకి ఏ వస్తువు దీసుకుంటే ఆహ్, జ్ఞాపకాలు ఆహ్ ఆ! ఉంచేస్తారు. అయ్యో! అది తియ్యకు అది చాలా ఎప్పటినుంచో నేను ఉంచుకున్నాను. నాకు చాలా ఇష్టం. ఇది, అది జెప్పేవారు.
ఓకే. ఆ! <laughs> అదే. అదే. వాళ్ళ జ్ఞాపకాలు అని జెప్తారు. లేకపోతే ఏదోటి జెప్పి ఉంచుతారింక. హ్మ్. హ్మ్. అదే. అవసరం ఉన్నా లేకున్నా కొంచెం అట్లా ఎక్కువ ఉంచుతారు గదా! మళ్ళీ మీకు ఇట్లా ఎట్లా చేంజయింది మళ్ళీ? మీ తల్లిదండ్రులు
ఆహ్, ఎక్కువుంచుతారు. మరి ఎలాగ ఒచ్చిందంటే, యాక్చువల్‌గా పేరెంట్స్ వెళ్ళిపోయారు ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత, ఇంక మా బ్రదర్స్ అందరూ గూడా నేనేం జేశానంటే, ఆ వస్తువులన్నిటిని మా బ్రదర్స్‌కి షేర్ చేసేశాను. ఎందుకంటే ఒకటోది వాళ్ళకి ఉపయోగపడుతుంది. రెండోది నాకు బర్డెన్ తగ్గుతుంది. ఎందుకు ఇప్పుడిన్నుండి నేను వాడింది లేదు పెట్టింది లేదు. అనవసరమైన మెయింటెనెన్స్ ఖర్చు తప్పిచి. నేను అన్నాను ఒకవేళ మీరు కూడా వాడకపోతే మీకెవరికైనా తోస్తే వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ మీ రిలేషను ఇవ్వండి లేపోతే ఎవరికైనా ఇచ్చేయండి. ఎందుకు ఇన్ని సామాన్లు చిన్న ఫ్యామిలీ. మేమున్నది ఇద్దరు పిల్లలు. మేము ఇద్దరం ఉండేవాళ్ళం అప్పట్లో. ఉన్నప్పుడు మాకు అంత అవసరమేం లేదు. నేనంటే చిన్నగా ఒక 4, 5 గిన్నెలతో మేనేజ్ చేసుకుంటాము. ఆహ్, వాటికోసం ఇన్ని మాకు అవసరం లేదు అని జెప్తే, అప్పుడు వాళ్ళేం జేసారంటే ఎఒ ఎఒ వాళ్ళ ఎఒ కావాల్సినవి వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళాక మాకు కొంచెం క్లీన్ అయ్యింది. మా తాలూకా అంతా ఇల్లంతా కూడా. ఇంకా అప్పటినుంచి ఆ!
అయ్యో! ఆ! ఓకే. ఓకే. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఆహా! ఓకే. ఆహా! అలానే అండి